ఆ! అయితే మన జీవితంలో మనం ఆహ్, కొన్ని పనులు చేయడానికి కొన్ని ప్లాన్సనేవి వేసుకుంటామనమాట. అది నే నెరవేర్చాలంటే మనం నెరవేర్చుకోవాలంటే, ఒక ప్లాన్ అనేది మనకి ముఖ్యం అవుతది. అలాంటి ప్లాన్ వేసినప్పుడు అది మనం అనుకున్న రీతిలో గాకుండా కొంచెం ఆహ్, విభిన్నంగా అవ్వచ్చు. అలాంటప్పుడు మీరు దాన్ని ఆహ్, ఎలా తీసుకొని ఏం చేస్తారు? దాన్ని సఫలం చేసుకోవడానికి.
హ్మ్. అవును. అవును. హ్మ్. ఆ! అయితే ఇది జీవితానికి సంబంధించింది గాదు. ఒకసారి మేము ప్లాన్ వేసాం మేము, ఎక్కడ, మ కర్ణాటక ట్రిప్ ప్లాన్ ఇది. ఆహ్, ఇది రీసె రీసెంట్‌గా జరిగిందే ఇది యాక్చువల్‌గా. ఆహ్, ఎలాగంటే, మేము ప్లాన్ జేసుకున్నాం ఆ రోజు. ప్లాన్ కూడా లేదు యాక్చువల్‌గా మ మేము వెళ్లాలని జేప్పేసి. మా ద మా ఫ్రేం ఆ! ఫ్రెండ్స్‌తోటి. ఆ! మా ఫ్రెండ్ దగ్గర కారు ఉండింది. ఆడేక్కడి నుంచో తీసుకొచ్చాడప్పుడు.
హ్మ్. ట్రిప్‌కా? ఓకే. ఆ! ఆహా! ఓకే. ఫ్రెండ్స్‌తో ఎళ్లారా? ఫ్రెండ్స్‌తోనా ఇదంతా ప్లాన్ ట్రిప్? ఓకే. హుహు.
హ్మ్. కారు ఉంది. ఆ రోజు కొంచెం పార్టీ ఉండింది మాకు బయట. వేరే ఫంక్షన్ ఏదో ఉండింది. ఆహ్, ఫంక్షన్ అటెండ్ చేసి, ఇంకా ఇంకుంటాయిగా అబ్బాయిల సరదాలు. <chuckles> ఓకే. అలాగే బయటికెళ్లారు అలాగక్కడ ఫినిష్ జేసుకొని, ఇంకా మాటింటరా, ఆహ్, అదంతయిపోయిన తరువాత హ్మ్. మాటినకుండా మనం వెళ్దాం ఇప్పుడు గోయ కర్ణ కర్ణాటక వెళ్దాం చిక్క ముంగుళూరు.
ఓకే. ఆ! అర్థమైంది లెండి. <chuckles> ఆ! ఆ! అదేదో సినిమాలో గోవా ఎళ్దాం అన్నట్టు, కర్ణాటక <chuckles> ప్లాన్ చేసేసారా?
అదే. హ్మ్. మామ వెళ్దాం గోవా అని అంటాడు <chuckles> కదా అలాగ. ఆహ్, కర్ణాటక చిక్కమెంగుళూరు ఎళ్దాము హిల్ స్టేషన్‌కేళ్దాం మనం ట్రెక్కింగ్ చేద్దాం అని చెప్పేసి, ఇంకా ఆ సందర్భంలో గు ఏ ఏవి పడితే అవి జేసేస్తూంటారు కదా!
ఆ! ఆ! ఆ! అవునవును.
<chuckles> అలాగా అలాగ అనుకోని ఇంక సరే అని జెప్పేసి బయలుదేరడానికి బయలుదేరడానికి రెడీ అయ్యాం. నైట్
మొత్తం ఎంతమంది కారులో?
ఆ! అప్పటికి మేము ముగ్గురమున్నాం కారులో.
మొత్తం మీరు ముగ్గురేనా ఇట్లా ప్లాన్ జేసుకుంది?
ఆ! ఆ టైంలో ముగ్గురమున్నాం. ఇంకో ఇద్దరు రావాల్సింది. మేము వాళ్ళని గూ
ఓకే. ఆహా! ప్లాన్‌లో వాడిని వాళ్ళని కూడా యాడ్ జేసేసుకున్నారా?
హ్మ్. మా వాళ్ళు వాళ్ళని గూడా చెడగొట్టేసారు ఆ సమయంలో. <chuckles> అలాగ వాళ్ళని ఫోను జేసి "మీరిప్పుడు రావాలి హైదరాబాద్ నుంచి, ఎళ్తున్నాము మేము. ఊరు‌లో ఉన్నము. హ్మ్. రాకుంటే బాగుండదు" అని జెప్పేసి అలాగా ఎమోషనల్ బ్లాక్
ఓకే. ఆ! ఆ! ఆ! అయ్యో పాపం! వాళ్ళు వెంటనే చెప్తే హైదరాబాదు నుంచి ఎట్లా ఒచ్చేస్తారు? మీరంటే పక్క పక్కన ఉన్నారు కాదుగా.
<giggles> ఆ! మ్ ఇ ఇ ఇంకసలు అసలైన ట్విస్ట్ ఇది. "మీరు రాకుంటే బావుండదు" అని జెప్పేసి బ్లాక్ మె‌యిల్ జేసారు. ఎమోషనల్ బ్లాక్‌మె‌యిల్ మీరు పిలిచినప్పుడు మేము రాలేదా?
ఆ! ఆ!
హ్మ్. అలాగా అని జెప్పేసి చెప్పారు. "గానీ మాకు ఈ టైంలో రాడానికి ఇబ్బందయితది గదా" అంటే మా వాళ్ళు ఊరుకుంటారా "మేమొస్తాం" అంటరు హైదరాబాద్‌కి.
ఆ! ఆ! ఆ!
హైదరాబాద్ ఒచ్చి మేం దీసుకొని ఎళ్తాం మిమ్మల్ని
మీరు రాకపోతే మేమే ఒచ్చేసి ఎక్కించుకొని తీసుకెళ్ళిపోతాం అన్నారా?
ఆ! వెళ్ళాం. ఆరోజు రాత్రి పన్నెండు రెండయింది మాకు హైదరాబాద్ వెళ్ళేవరకి.
ఆహా! మీరే ఎళ్ళరా? చివరికి. <chuckles>
ఆ! మేము ముగ్గురం గలిసెళ్ళాం మేము.
ఆ! అది ఎట్లైతే ప్లాన్ ట్రిప్‌కెళ్ళాలని ఫిక్సయిపోయి కూర్చున్నారు గట్టిగా.
ఎ కారులోకి ఆ! గట్టిగా కూర్చున్న. <giggles> అక్కడి నుంచి 2 గంటల నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యాము మేము.
ఆ! హ్మ్. ఎందుకు మొదటిగా ప్లానెవరిది మీదేనా ఏంటి ఇది?
హ్మ్. ఆ! ప్లాన్ నాది గాదు యాక్చువల్‌గా. ఆహ్, నే నేను ఎళ్దామనేం లేకుండె నేను వేరే పని మీద వెళ్ళి ఉన్నాను నేను ఊరికి.
ఆ! ఆ!
అలాగా వీళ్ళు గలిసారు మన ఆహ్, మా స్నేహితులు. ఇప్పుడు ఊరికెళ్ళాక మన వాళ్ళని కలవకపోతే ఉండలేం గదా!
హ్మ్. ఓకే. అవును. అసలు ముందు జేయాల్సిన పని అదేగా మనం.
<chuckles> అలాగ వెళ్ళాము ఇంకా వాళ్ళని తీసుకొని రిటర్న్ ఇంకా బెంగుళూరుకి స్టార్ట్ అయ్యాము 4 గంటలకి.
ఓకే. మొత్తం కారులోనే ప్రయాణమయితే.
హ్మ్. 4 గంటలు నాలు మొత్తం కారులోనే బట్టలు గూడా దీసుకోలేదు మా వాళ్ళు.
హ్మ్. ఆ! బట్టలు గూడా దీసుకోలేదా?
బట్టలు గూడా దీసుకోలేదు. <giggles> మే కట్టు బట్టలతో వెళ్ళిపోయాం ఇంకా. ఎ మేము ముగ్గురం దీసుకోలేదు. మేము హైదరాబాద్ నుంచి ఒచ్చే వాళ్ళు, ఆ రూమ్‌లో అక్కడే ఉన్నారు గాబట్టి బట్టలు దీసుకొనచ్చారు.
అయ్యో! కట్ కట్టు బట్టలతోచ్చేసినట్టు. ఆహా! ఓకే.
హ్మ్. అలాగ వెళ్ళాము మనకి ఇక్కడ కర్నూల్ దాటాము. ఆహ్, నేను నేనెక్కడ నేను కర్నూల్ వరకు డ్రైవ్ జేసి నేను పడుకున్నానింకా నిద్రోస్తుంటే.
హుహు. ఆ! అందరికి డ్రైవింగొచ్చా కార్‌లో ఉన్న వాళ్ళందరికీ?
ఇద్దరికొచ్చు. నేను నాకు మా ఇంకో స్నేహితుడికి హైదరాబాద్ నుంచొచ్చిన వ్యక్తికి.
ఓకే. ఓకే. అంటే మొత్తం డ్రైవింగ్ మీ ఇద్దరిదే అన్నమాట అయితే పైలటు, కో పైలటు.
హ్మ్. ఇద్ద <chuckles> యహ్! ఆ! నిజంగా అలానే ఉంటాం మేము కారు నడిపేటప్పుడు. ఎలాగంటే, మనంకిప్పుడు కా నేను కారు నడుపుతున్నప్పుడు యో నాకు పక్కన ఎవరైనా కంపెనీ లేకపోతే నిద్రొచ్చేస్తుంటది.
ఆ! ఆ! నిద్రోచేస్తది. అవును. కరెక్టే. హ్మ్.
హ్మ్. అలాగే మ్ ముందల మేల్కొనుండే వాళ్ళని కూర్చోబెడుతుంటాను. ఆహ్, అలాగ అతను ఇంకో అదే కారు నడిపే తను ఇంకా డ్రైవరు, అలాగా ఆయన గూడా గూర్చున్నాడు, ఇంకా కొద్ది దూరం తర్వాత నాకు నిద్రొస్తుందని నేను పడుకున్నాను. తర్వాత ఒక దగ్గర ఆపాం మేము. 6 గంటలవుతుంది కర్నూల్ దాటేసి.
ఆ! హ్మ్. ఓకే. హ్మ్. ఓకే. ఉదయం 6 గంటలా?
హ్మ్. ఉదయం 6, 6:30 వర్షం బడుతుంది మనకు చినుకులు అప్పుడు.
అబ్బో! పెద్ద టాస్కె మీకు.
<giggles> పెద్ద టాస్కె. యాక్చువల్‌గా ఇది మొన్న సెప్టెంబర్‌లోనే, 2 మంత్స్ గూడా గాలే, 2 మంత్స్ అయ్యిందనుకోండి.
ఆ! ఆహా! ఈ మధ్యే అంటే మొన్న సెప్టెంబర్‌లో అంటే వర్షాలు బాగానే పడ్డాయిలే. హ్మ్. హుహు. ఆ!
హ్మ్. హ్మ్. సెప్టెంబర్ ఎండింగ్‌లో. అయితే వర్షాలు బడుతున్నాయి ఇంకా అలానే స కొనసాగించాం. కారు గూడా కొంచెం మంచి కండిషన్‌లో ఉంది ఆహ్, ఇంక కొడుతూనే ఉన్నారు హైవే మీద మా వాళ్ళు
ఆ!
<giggles> అలాగా నాకు కొద్ది దూ
ఫుల్ ట్యాంక్ జేపిచ్చేసారా పెట్రోల్ మరి?
ఆ! అన్ యాక్చువల్‌గా మేము రాత్రి బయలుదేరేటప్పుడే హుషారులో మావోలు మాటింటారా? ఏది చూడరప్పుడు, డబ్బులున్నాయా <chuckles> లేవా?
ఆ! ఆ! ఆ టైం‌లో ఇంగా అంతేలే ము ఒట్టప్పుడు మాత్రం డబ్బులే ఖర్చుపెట్టాలని కొంచెం ఆలోచిస్తారేమో! ట్రిప్ టైమ్‌లో ఎవడి దగ్గరుంటే వాడి దగ్గరకి ముందు ఖర్చు పెట్టేస్తాడు. హ్మ్.
ఎవ్వరి దగ్గ హ్మ్. హ్మ్. అవును. ఉషారు. ఆ! క్రెడిట్ కార్డ్‌తోటి పే జేసేసి ఫుల్ టాంక్ జేపించేసాడు మావోడు 4000 వేలు పెట్రోల్.
అబ్బో! క్రెడిట్ కార్డ్. <giggles> ఆ! ఆ!
ఆ! ఇంకా అది మేము కర్నూల్ దాటే వరకు గూడా అదే ఉండింది. ఆహ్, అన్
ఎక్కడికి చిక్మంగళూరా? ఎళ్తుంది మీరు?
హ్మ్. కర్ణాటక చిక్కమంగళూరు. ఫస్టు ఆ రోజు వెళ్ళి మేము బెంగుళూరులో ఉండాలి ప్లాన్ మాదది.
ఓకే. ఓకే. ఆ! ఆ! హైదరాబాద్ నుంచి బెంగుళూరుకి ప్లాన్.
హ్మ్. హ్మ్. హైదరాబాద్ నుంచి బెంగుళూరు, బెంగుళూరు టూ చిక్క బెంగుళూరు. హ్మ్. అలాగే ఆహ్, కర్నూల్ గూడా దాటేసి ఒక 100, 150 కిలోమీటర్లెళ్ళిపోయాం
హ్మ్. ఓకే. ఆ!
అక్కడ ఫోనొచ్చింది నాకు ఇంటి నుంచి.
ఆహా! ఇంట్లో చెప్పలేదా ఏంటి?
ఆ! అబ్బో! ఇంట్లో జెప్తామా మళ్ళీ, జూసుకుందాంలే ముందుకెళ్ళి అన్నట్టు ఆహ్, ఆ టైంలో కాన్ఫిడెన్సెలా ఉంటుంది మనకి. ఆహ్, మనకి <giggles>
ఆ! అదేలే ఇంక ఆ టైంలో ముందెళ్ళిపోవాలి, ఎళ్ళిపోయిన తరువాత ఏదైతే అది చూసుకుందమని చెప్పేసి బయలుదేరారన్నమాట.
ఆ! ఆ! ఆ కాన్ఫిడెన్స్‌తోటి వెళ్ళిపోయాము. ఏమనరు ఏమనరులే నేను మేనేజ్‌ చేసుకుంటని అనుకున్నాను నేను.
ఆ!
ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. హ్మ్.
ఓకే.
ఫోనొస్తే ఇలా మాట్లాడాను. ఆహ్, ఎక్కడికెళ్ళావంటే, ఇలాగ
హ్మ్. డాడీనా, మమ్మీనా?
మా వైఫ్.
<chuckles> అయ్యా! ఆ!
డాడీ, మమ్మీని ఎలాగైనా ఒప్పించొచ్చు. నువ్వు ఇంటి ఆ! నువ్వు ఇంటికి రారా ఆహ్, నువ్వు ఇంటికి రారా నీ పని జెప్తా అంటే సరే వచ్చినాక చూద్దువులే అని అనుకుంటాం మమ్మీ, డాడీ అయితే. ఆహ్, ఈ వైఫ‌ల తోటి ఎగడం కష్టమండి. హ్మ్. <chuckles>
ఆ! వైఫంటే చాలా కష్టమసలు పెద్ద టాస్క్ ఇదన్నిటిల్లొ. ఆ! అవును. హుహు. అవును, నిజమే. <chuckles> ఆ! ఇంతకు ఏమని చెప్పారు మరి?
ఆ! ఎక్కడికెళ్ళావంటే, తనకు తెలుసు ఫ్రెండ్స్ దగ్గరికెళ్ళాను. ఇలాగ టైమ్ పాస్ కోసం వెళ్ళి ఉంటాడు, అక్కడనే ఉన్నాడేమో అనుకుంది తను మార్నింగ్ వరకు.
ఆ కానీ కర్నూలు దాటి బెంగుళూరు దగ్గరలోనున్న అని మాత్రం తెలీదు.
ఆ మెల్లగా జెప్పాను ఇలాగ మా ఫ్రెండ్స్ ఇలా మెల్లగా తీసుకొచ్చేసారు నన్ను, బెంగుళూరు దగ్గర దగ్గరలో ఉన్నాం అని జెప్పాను.
ఆ! ఆ! ఆ!
హ్మ్. ఒక్క 2 నిమిషాలు సైలెన్స్, ఒక్క నిమిషం సైలెన్స్ అది. సంతాపసభ అన్నట్టు.
ఆ! అక్కడే అర్థమైపోయింటుంది మీకు. <chuckles>
సంతాప సభ.
రెస్ట్ ఇన్ పీస్ అయిపోయిందా కాసేపు మీకు?
అలాగా. యాహ్! ఆ! అలాగే సైలెంట్ ఉండింది. తర్వాత ఆహ్, సరే సరే వెళ్ళు అంది. మనకి అర్థమైతాయి ఇలాగ కొంచెము టోన్ మారుతుంది కదా! సరే వెళ్ళు
ఆ! హ్మ్. ఆ! అదే. ఏమన్నా అన్నా కూడా వెంటనే మనకి ఇబ్బందేమి అనిపించదు. సరే అనేసారి అయిపోయింది సైలెంటే మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉండుద్ది.
హ్మ్. అహా! అహా! అది సరే సరే వెళ్ళు అనేది కూడా ఏ టోన్‌లో ఉంటుంది తెలుసా? <chuckles> ఆహా! అలాగే వెళ్తావు నువ్వు నువ్వు రా! నీ సంగతి జెప్త నేనన్నట్టు ఉంటుంది ఆ టోన్ కూడా అర్థమైపోతుంది మనకి. <chuckles> అలాగా
ఆ! సరే, సరే! వెళ్ళు వస్తావుగా. ఆ! <chuckles> ఆ! ఆ! మరి తరువాత ఏం చేసారు?
ఆ! ఏమైంది ఇలా మాట్లాడుతున్నావు ఇంత అంటే, టోన్ నాకు చేంజ్ అయింది నాకర్థమయింది. ఏమైందిప్పుడు అంటే, "ఏమి లేదు వెళ్ళు, వెళ్ళు వెళ్లి రా మీ ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చెయ్" ఆన్నది అయ్యా! <chuckles> స్టార్ట్ అయిందయ్యా! అనుకున్నాను నేను ఇంకా. అక్కడి నుంచి, ఇంకా సరేలే ఆహ్, వచ్చేసాను రేపు అరే! మా ఫ్రెండ్స్ అయ్యో! వాళ్ళు మాట ఇంటారసలు కారులో కూర్చుంటే?
ఆ! ఆ! ఆ! ఆ! ఆ! <giggles> మీరు ముందే చెప్పి వెళ్ళొచ్చు కదా! మరి ఇట్లా ఎళ్తున్నానని? హ్మ్. ఆ!
హ్మ్. ఫోను జేదువులే మార్నింగ్ జేదువులే అని జెప్పేసి అలాగ తీసుకెళ్లారు బలవంతంగా.
స్టార్టింగే ముందే జేస్తే మళ్ళీ ఏదోక మాటంటారు. మళ్ళీ క్ క్ కా ప్లానింగ్ కాన్సెల్ అయిపోద్దని జెప్పేసి ముందెళ్ళిన తర్వాత ఫోనులు జేద్దామని ఫిక్స్ అయిపోయినట్టున్నారు మీరంతా.
ఆ! వీడుండిపోతాడు ఆ! ఆ! హ్మ్. ఫోనులో ఒప్పించడానికి ట్రై జేశాను నేను. ఆహ్, "ఒచ్చేసాను రేపు మార్నింగ్, రేపు ఈవెనింగ్ వరకు ఒచ్చేస్తాను" అని చెప్పాను నేను.
హ్మ్. ఆ! ఆ!
"హ్మ్. సరే, సరే వెళ్ళు. నేను మా పుట్టింటికెళ్ళిపోతున్నాను" అని జెప్పేసి ఒక మాట జెప్పింది.
ఆ! <chuckles> అయ్యో! ఆ!
<chuckles> ఇలా ఆహ్, ఆహ్, మనకెట్లుంటుంది మరలాంటి సందర్భాల్లో? "నేనేళ్ళిపోతున్నా మా అమ్మకి ఫోను జేసి, ఇంటికి సరే నువ్వెళ్లి మంచిగా ఎంజాయ్ చేసి రా" అని జెప్పేసి ఒక మాట అది.
ఆ! ఆ!
మనకి ఇంకా అది ఎట్లనో అనిపిస్తుంటది మనకలా అన్న తరువాత.
ఆ!
హ్మ్. ఏం జేశాను? "కారు ఆపండ్ర సైడ్‌కి" అని జెప్పాను నేను. ఆ! ఇ ఈ కన్వర్జేషన్‌లో 20, 30 కి. మీ కిలోమీటర్లు కొట్టేసాడు మా వాడు.
అవును. ఆ! అంటే అంతసేపు మాట్లాడారా మీరు?
<chuckles> ఆ! అంత సేపు నడిచింది కన్వర్జేషన్. ఈ షార్ట్‌గా జెప్తున్నాను నేను గానీ
ఆ! ఓకే. ఓకే. అర్థమవుతుందిలెండి. ఆ!
హ్మ్.హ్మ్. ఎంతసేపు ఇంకా మనం ఏమంటరు, ఆహ్, బతిమాలిన ఒద్ అహా! కనికరించకుండా "నేనేళ్తున్నాను" అని జెప్పేసరికి "ఆపండ్ర పక్కకి" అని జెప్పేసి ఆహ్, "వెళ్దాం పాండి మళ్ళి రిటర్న్" అని జెప్పేసి జెప్పాను మా వాళ్ళకి.
హ్మ్. ఆ! అయ్యో! ఆ!
ఆ! అ ఇట్ల ఫోనులు జేస్తున్నారు ఇంటి నుంచి.
ఆ!
హెల్త్ బాలేదంట అని జెప్పేసి వాళ్ళకో చిన్నమాట అబద్ధం జెప్పాను.
అయ్యో! ఆ!
<chuckles> ఆ! ఒక చూపు, ఒక చూపు చూసారు నన్నందరు. పడుకున్న వాళ్ళందరూ లేచారు. కారులో పడుకున్నోలంతా ముగ్గురు, నలుగురంతా.
మొత్తానికి ప్లా ప్లాన్ కాన్సెల్ అయిపోయిందా ఏంటి? ఆ! ఆ! హైదరాబాద్ నుంచి ఒచ్చినోళ్ళు మాత్రం వాళ్ళు షాక్ అయిపోయుంటారు. ఏంట్రా మమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చారు కదరా! ఏంటిక్కడి దాకొచ్చిన తర్వాత ఇలా అంటారేంటి అని జెప్పి షాక్ అయ్యుంటారే!
హ్మ్. హ్మ్. అవును. అలాగా అనేసరికి కొద్దిసేపు నన్ను కన్విన్స్ జేయడానికి చూసారాళ్ళు.
హ్మ్. ఆ!
నన్ను కన్విన్స్ జేయడం గాదు. నేను అవతల ఇంకొకరిని కన్విన్స్ జేయాలి కదా అన్నట్టు నేను. <chuckles>
అవును. ఆహ్, ఆ ఒక్క పర్సన్ జాలు అందరిని కన్విన్స్ చేయడానికి.
ఆ! అలాగా అనుకోని ఇంకా అక్కడి నుంచి తిప్పుకొనొచ్చాను.
ఆ!
హ్మ్. రిటర్న్ అలాగా ఆ ట్రిప్ కొంచెం మధ్యలో నుంచి క్యాన్సిల్ జేసుకోవాల్సొచ్చింది.
అయ్యో!
ఆ! ప్లాన్ ఫేల్ ఫెయిలయినట్టు. ఆ! మా వాళ్లింక ఏం జేద్దాము, ఆ! సరే అర్థం చేసుకున్నారు వాళ్ళు గూడా, ఒక ఇలా జెప్పేసేసరికి.
హ్మ్. ఆ! అంటే వాళ్ళకి ని నిజమనుకున్నారా హెల్త్ బాలేదంటే?
నల్ ఆ! అవును. అర్థం జేసుకున్నారు. ఇంకా మార్గమధ్యలో నేనేమన్నా అంటే, ఇంక నన్ను రివర్స్ పంచులేసారు. ఆహ్, 200, 250 కిలోమీటర్లంతా మాట్లాడనీయకుండా నన్ను. <chuckles>
ఆ! ఆ! ఆ! ఇగ అంతేలే, ఇంక మనం ఆ టైంలో ఏం జేయలేం. తప్పంత మన సైడే ఉన్నప్పుడు వాళ్ళెన్ని మాటలన్నా పడాలి.
హ్మ్. ఇంకా ఒక సలహా ఇచ్చారు అక్కడి వాళ్ళకి ప్లాన్ ఫెయిల్ కాకుండా. అంటే ఫెయిల్ అంటే, ఇంకా అక్కడికెళ్లి కొంచెం చేసే యాక్టివిటీస్ అవి ఉంటుండెనేమో గాని, ఆహ్, ప్లాన్ ఫెయిల్ కావద్దంటే, ఒక చిన్న నేను ఒక ఫార్మ్‌ హౌస్ మాట్లాడానప్పుడే.
ఆ! ఆహా!
హ్మ్. <giggles> ఫార్మ్‌హౌస్ మా
అంటే మీరిప్పుడు తప్పు మీ సైడే ఉంది కాబట్టి రెస్‌పాన్సిబిలిటీ ఇంక తర్వాత నుంచి నెక్స్ట్ ప్లాన్ మీదే అన్నమాట.
తీసుకోవాలి. హ్మ్. ఫార్మ్‌హౌస్ మాటలే అక్కడ ఆహ్, మాట్లాడి అక్కడ అక్కడికి వెళ్లి ఎంజాయ్ జేద్దాము, హ్మ్. స్పీకర్స్ అవన్నీ తీసుకొస్తాను నేను. అక్కడెంజాయ్ జేయండి మీకెంత కావాల్సొస్తే అంత అని జెప్పేసి తీసుకెళ్ళానింక.
హుహు. హ్మ్. ఆ! ఆహా! అంటే డైరెక్ట్ ఫార్మ్‌హౌస్‌కెళ్ళిపోయారా ముందింటికెళ్లొచ్చారా?
ఫార్మ్‌హౌస్‌కెళ్లి అక్కడ నుంచి సాయంత్రం 6 గంటలకెళ్ళానింటికి.
ఓకే. అంటే దారిలో ఎళ్లటం ఎళ్ళటమే ఒక ఫార్మ్‌హౌస్‌ తీసుకొని అక్కడికెళ్లొచ్చారా మీరు?
<giggles> ఆ! లేదు. మా ఊరికి దగ్గరలోనే. నేను ఆహ్, అంటే ఒక 5 కి. మీ ఉంటుంది మా ఊరక్కడి నుంచి. మా టౌన్‌లో ఫార్మ్‌హౌస్ ఉంటు ఫార్మ్‌హౌసులు ఉంటాయక్కడ.
హ్మ్. హ్మ్. ఓకే. అంటే మీ ఫ్రెండ్స్‌కప్పుడు డౌటేమి రాలేదా? ఇందాకేమో వీడు ఇట్లా ఇంట్లో హెల్త్ బాలేదని చెప్పేసి వద్దాం అన్నాడు. ఇప్పుడు మళ్ళీ దారిలో ఫార్మ్‌హౌస్‌కెళ్లి ఎంజాయ్ చేద్దాం అంటున్నాడు. ఇది నిజమా కాదా అని చెప్పేసి డౌటే వచ్చిండుద్దే.
హ్మ్. హ్మ్. చుపించుకొ వాళ్ళు వాళ్ళ హాస్పిటల్‌కి వెళ్లి వ వచ్చారంట. జూపించుకొచ్చిర్రంట అని జెప్పేసి ఏదో ఒకటి మేనేజ్ చేసేసాను. అక్ ఆ! అక్కడింక
ఆ! అయ్యో! అసలు మీరు మీ వైఫ్‌నే కొంచెం ఓప్పిచ్చేసి ఉంటే పోయేదేమో అక్కడి దాకెళ్లి మీరు రివర్సు రావడం అసలమ్మో న అ హ్మ్.
హ్మ్. యాక్చువల్‌గా నాకు మార్నింగ్ లేచాక గుర్తొచ్చింది. నేను గూడా ఆహ్, మేము వెళ్ళింది సాటర్‌ డే నైట్ అంటే సండే మార్నింగ్ మార్నింగే. ఆహ్, నాకు మండే కూడా ఏదో పనుంది ఉంది నాకు ఇంట్లో. ఏదో వస్తువులో, ఏదో తెయాల్సుండేది. నేనలాగే మర్చిపోయి సరేలే రేపు మండే ఒచ్చాక కూడా జూసుకోవచ్చు అని జెప్పేసి మండే ఈవెనింగ్, ట్యూస్‌డే అవుతుండే ఆ పని కూడా అలాగే మర్చిపోయి నేనేళ్ళిపోయానది. దాని తర్వాత నెక్స్ట్ రోజు మా వైఫ్‌కి ఫోన్ చేసేసరికి ఆ పని కూడా గుర్తొచ్చింది నాకు. ఆ! సరేలే ఇప్పుడు
హ్మ్. ఓకే. ఆ! ఆ! ఓకే. అంటే అసలు అవన్నీ ఉ ఇంపార్టెంట్ పనులన్నీ మర్చిపోయి ముందు ఫ్రెండ్సున్నారని చెప్పేసి వీళ్ళ మాయలో పడిపోయారైతే మీరు.
<giggles> అవును. చాలా.
ఆ!
ఆహ్, అక్కడి నుంచి ఇంకా పని
ఒకవేళెళ్లుంటే ఆ పని మొత్తం ఇంకది జరిగేది కాదుగా ఆహ్, మంగళవారం చేసుకోవాల్సిన పని! ఎప్పుడుకో వారం 3 రోజులు, 4 రోజులుండేసొచ్చేవాళ్ళేమో మీరు.
ఓహ్ అవును. హ్మ్. హ్మ్. అలాగే అయితుండే నిజంగా. ఆ! అక్కడ నేనుంటేనే అవుతుంది ఆ పని గూడా.
హ్మ్. అవును. మ్ ఆ! ఓకె. ఓకె.
ఆ! అలాగని జెప్పేసి ఇంక సరేలే రేపు గూడా పని ఉంది గదా ఎలాగో, వెళ్తే అయిపోతుంది <chuckles> అని జెప్పేసి ఇంక ఒప్పించి తీసుకొచ్చా మా వాళ్ళని.
హ్మ్. మరి ఆ ఫార్మ్‌హౌస్‌లో బానే ఎంజాయ్ చేసారా?
హ్మ్. బాచేశామండి అక్కడ. లేదు. హ్మ్. యాక్చువల్‌గా మధ్యాహ్నం, ఆహ్, 12 వన్‌కలా వెళ్తే 6 వరకున్నాం. మా ఫ్రెండ్స్ ఉన్నారింక మిగతా ముగ్గురు. నేను వెళ్ళిపోయానక్కడి నుంచి కారు తీసుకొని.
ఎంత ఫుల్ నైట్ ఉన్నారా? ఓహో! మీరెళ్ళిపోయారు వాళ్ళు ఇంక, వాళ్ళు మాత్రం ఎంజాయ్‌మెంట్ కంటిన్యూ చేసేసారా?
హ్మ్. అవును. అవును.
ఆహా! అయితే ప్లానయితే ఫెయిల్ అయినా గాని, ఇంక వాళ్ళని కొంచెం సాటిస్ఫై చేయడానికి ఇదంతా ఆ ఖర్చంతా మీరే భరించారా మరి? ఫార్మ్‌హౌస్‌ది ఇదంతా.
అలాగా హ్మ్. హ్మ్. తీసుకుర్రు ఆ! అంత లేదండి. వాళ్ళు మ్ ట్రిప్ కోసం ఇచ్చిన డబ్బులు నా దగ్గరే <chuckles>
<chuckles> ఓకే. సేఫ్‌జోన్‌లో ఉన్నారయితే.
సేఫ్ జోన్‌లో ఉన్నాను. ఆ! అలాగ.
ఆ! హ్మ్. అట్లైతే మంచిగా ఎంజాయ్ చేసే ఒచ్చారు.
అవును. బాగా ఎంజాయ్ చేశారు బాగా.
కానీ సిక్కిమంగుళూరెళ్లుంటే, ఇంగొంచెం ఎంజాయ్ జేసేవాళ్ళేమో!
ఆ! చిక్కమంగళూరు అదీ ఇంక వేరే ఎక్స్‌పీరియన్స్ ఉంటుండే. అలాగ.
హ్మ్. అయితే మీరు ఈ దీన్నుంచి ఏం <chuckles> తెలుసుకున్నారు? నెక్స్ట్ టైమ్ నుంచి ఇంట్లో గూడా చెప్పేసి అంత ప్లాన్ చేసుకొనెళ్ళాలని దెలుసుకున్నారా?
ఆ! చెప్పేసే వెళ్ళాలి యాక్చువల్‌గా ఇంట్లో చెప్తే ఏమనరు యాక్చు పర్మిషన్ ఇస్తరు నాకు. అంటే వెళ్లొద్దనేం ఒక రిస్ట్రిక్షన్ ఏమి లేదు గాని ఇలాగా సడెన్‌గా వెళ్ళే సమయంలో ఎందుకు జెప్పలేదని చెప్పేసి కోపాలు.
ఆ! హ్మ్. అదేలెండి. మీకు తరువాత గూడా పనులున్నాయని జెప్పారు గదా! ఆ పనులు కూడా మర్చిపోయెళ్ళేసరికి వాళ్ళక్కొంచెం కోపం ఒచ్చిండుద్ది.
ఆ! ఆ పనులు. ఆహ్, యాక్చువల్‌గా నేను నా వర్క్ నుంచి నేనింటికెళ్లింది ఆ పని కోసమే. మధ్యలో ఇవన్నీ వీళ్ళందరూ తగిలారు నాకు. <chuckles>
<chuckles> అదే. అది మరీ దారుణం అసలాపని కోసం యెళ్లి, అది మర్చిపోయి, <chuckles> మీరు వీళ్ళొచ్చారని జెప్పేసి ఎల్లటం అసలు ఏ మాత్రం సమన్యాయం జెప్పండి.
<chuckles> అంతే అండి కొన్ని సార్లు స్నేహితులు ఇలా ఇంటి పని, చేయాల్సిన పని, అన్ని మర్చిపోయేలాగా ఇవే కదా మనకి ఇప్పుడు
హ్మ్. హ్మ్. హ్మ్. అంతే అం అది అది కూడా కరెక్ట్. ఎందుకంటే, వాళ్ళతో ఎప్పుడు టైం వచ్చుద్ది. ఎప్పుడు కుదురుద్దో కూడా చెప్పలేము. మూడ్ ఒచ్చినప్పుడు యెళ్ళిపోవాలి వాళ్ళతో.
హ్మ్. చెప్పలేం. సందర్భం. ఆ! సందర్భం ఇప్పుడు అలాగొచ్చిందది అందరం గలవడానికి. కలిసాం, ఎంజాయ్ చేసాం, ఒకరోజు ఉన్నాం అలాగ.
అవును. ఆ! ఇద్ అది మాత్రం కరెక్టే లెండి. ఆహ్, ఎందుకంటే, మనకి మళ్ళీ ఇంకో ఛాన్స్ వచ్చిద్దో లేదో కూడా తెలీదు. పెళ్లిళ్లు అయిపోయిన తర్వాత ఇదే బాధ. ఎప్పుడు ఏ ఛాన్స్ వచ్చిద్దో తెలీదు. వచ్చినప్పుడు కూడా మీరిట్లాగా తి రిటర్న్ రావాల్సొచ్చేసింది ప్లాన్ క్యాన్సిల్ అయిపోయి. ఇంక దొరికిన 5 నిమిషాలన్నా, <chuckles> గడిపేసి రావాలన్నట్టుగా అయిపోయిద్ది. హ్మ్. కరెక్టే. కరెక్టే. అది. చాలా బాగా చెప్పారండి మీ ప్రయాణం గురించి ప్లాన్ ఎట్లా క్యాన్సిల్ అయింది. మళ్ళీ తర్వాత మీ ఫ్రెండ్స్‌ని ఎలా సాటిస్ఫై చేశారని. ఆహ్, మళ్ళీ మనం అవకాశం ఒచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం ఇట్లాంటియేవన్నా.
అల్ హ్మ్. ఒక్ <chuckles> ఆ! అవును. ఆ! హ్మ్. హ్మ్. అవును హ్మ్. హ్మ్.
సరే అండి మరి. ధన్యవాదాలు మీకు.
ధన్యవాదాలండి మీకు గూడా.